అవును. సెప్టెంబర్‌లో, అక్టోబర్‌లో మనకి పంటలు బాగా అంటే దెబ్బ దిన్నాయి మనకి పత్తి గానీ, లేకపోతే వేరే పంటలు ఆహ్, ఎలాగంటే మనకి కో అవి పత్తి గూడా అప్పుడే దీస్తున్నారు. అంటే దసరా తర్వాత మనకి యాక్చువల్‌గా జెప్పాలంటే, డిసె అక్టోబర్ ఎండింగ్‌లో చాలా వర్షాలు బడ్డాయి అయిపొనాయి ఆహ్, దాని వలన
అవునవును. అన్ ఆ! అదే దాని వల్ల పాపం బాగా ప్రభావితం బడినట్టుంది.
అవును. పత్తి అవి గూడా కొంచెం చెడిపోవడం, నాణ్యత లేకపోవడం. ఆహ్, ఈసారీ అంటే నేను చూసినా చు ఆహ్, అంటే మా పొలాలు జూసాను గదా! మా పొలాలసల హెబ్బ్ అయ్ ఏమంటారు హైటే పెరగలేదండి. ఎలాగంటే హ్మ్.
ఆ! అదే గానీ ఆహా! ఆహా! అదేలేండి. సో, ఆ ప్రభావం వల్ల ఎఫెక్టయిందంటారు. అంటే మనకి ఇప్పుడు చాలా మిషనరీసొస్తూ ఉంటాయి గదండి. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే, మనకీ జొన్నలకైనా లేకపోతే శనగలకైనా <sniffs> మనకి బియ్యానికి ఆలా దానికి మిషన్‌లొస్తూ ఉంటాయి. సో, అలా మిషన్‌లు రావడం వల్ల అంటే ఇప్పుడూ ఆహ్, రైతులికి ఇబ్బందవుతుందంటారా? అంటే చిన్న, చిన్న కూలీ చేసుకునే వాళ్ళకి పనులు తగ్గుతాయంటారా? <sniffs>
అతివృష్టి. హ్మ్. అవును. హ్మ్. హుహు. అంటే కూలీలు జేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బందులే గానీ, రైతులకి కొంచెం సులువైపోయిందండి. ఎలాగంటే మనకి ఇప్పుడు జూస్
ఆ! అంటే మనుషుల మీద డిపెండవ్వకుండా మనుషులు గూడా బాగా డిమాండ్ జేస్తున్నారు గదండీ ఇప్పట్లో?
<laughs> ఆ! చాలా అసలు ఇప్పుడు మనకి ఆహ్, ఇప్పుడొక రైతు డబ్బులున్న బాగా డబ్బులున్న రైతు 400, 500 వెట్టి తీసుకెళ్తాడు కూలీలని. ఊర్లో ఉన్న కూలీలని అందరిని తీసుకె
అవునవును. అదే వాళ్ళందరి దగ్గర ఎక్స్‌పెక్ట్ జేస్తారనమాట.
హ్మ్. అందరి దగ్గర ఎక్స్‌పెక్ట్ జేసారు, ఇప్పుడు లేని వాడు పెట్టలేడంత. ఆ! ఇంకొకటి ఏంటంటే మనకి
అవునవును. అంటే వాళ్ళకి అక్కడ నష్టం ఒచ్చేస్తది గదండి కూలీలు చాలా అయిపోతాయి గదా! <sniffs>
ఆ! అవును. మనకి వీళ్ళ షార్‌టేజ్ గూడా ఎక్కువుంటుంది. దాని వలన వాళ్ళ డిమాండింగ్ ఎక్కువుంటుంది. అట్లా ఈ మిషన్‌ల వలన కొంచెం ఆహ్, రైతు మీద భారం తగ్గిందని జెప్పొచ్చు. ఎలాగంటే పని గూడా తొందరగైపోతుంది మనకి. 2, 3 రోజులు జ జరగాల్సిన పని ఒక్క రోజులో జరిగిపోతుంది.